ఓకే. మరి ఈ పండ్ల సంగతేంటి? పండ్లు ఎలా దీసుకుంటూ ఉంటరు?
పండ్లు జ్యూస్‌లాగయితే నాకస్సలా ఇష్టముండదనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే <smacks lips>
తీసుకోకూడదు గూడా నన్ అంటుంటారు గదండి, నిజమేనా? జ్యూసుల్లా తీసుకుంటే మీకోన్లీ చక్కరే ఒస్తుంది దాంట్లోంచీ
అసలా జ్యూస్‌గా తీసుకుంటే ఏమవుతుందంటే, మనం మిక్సీప్ చేసామనుకోండి, మొత్తం ఒక పిప్పిలా ఉంటంది కదా! అది పడేస్తాం. అదే కదా ఫైబర్. మనకు కావాల్సిన ఫైబరంతా పడేసీ, ఎలా అంటే ఉంది, మంచి దాన్ని తోసేసి చెడు దాన్ని తీసుకుంటన్నట్టుంటదనమాట. ఆహ్, ఈ జ్యూస్ విషయానికొ జ్యూస్ త్ వేస్ట్ నన్నడిగితే చక్కగా ఒల్చుకొని దేవుడు పళ్ళిచ్చాడు గదా! ఆ పళ్ళతో అవి కొరుక్కోని తింటేనే మంచిది. దాంట్లో ఉన్న విటమిన్లు గానీ, పోషకాలు గానీ, మనకి స్వయంగా అలా బాడీలోకీ వెళ్ళడానికి ఉపకరిస్తంది. ఈ జ్యూసులనేది వేస్టనమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! తి ఆ! రైట్. రైట్. హ్మ్. హ్మ్. కే. రైట్. పళ్ళు ఏ టైంలో దీసుకుంటుంటారు ఎక్కువుగా, పొద్దునా, మధ్ లేపోతే సాయంత్రం స్నాక్‌లోనా?
ఈ పళ్ళు అనేవి కూడా మనం ఎప్పుడు బడితే ఆ టైంలో మంచివి కాదని ఎలా బడతే అలా తీసుకోగూడదు, మంచిది కాదు. పరగడుపున ఖాళీ కడుపుతో అయితే అసల సిట్రస్ ఫ్రూట్సుంటయి కదా! పుల్లగా ఉండేవి ఏమి తీసుకోకూడదు. మంచిది గాదండి. గ్యాసు, ఎసిడిటీ సమష్యలూ వస్తయి. కొంచెం వికారంగా అనిపిస్తది, వామ్టింగ్స్. పడిన వాళ్ళకి పర్వాలేదు గానీ, పడకపోతే కడుపు నొప్పి కూడా ఒచ్చింది అంటే, ఇంక మరి ఏం చేసినా తగ్గదనమాట.
హ్మ్. హ్మ్. సంత్రాలూ. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. రైట్. రైట్. అవును. అవును.
కాబట్టి, ఏదైనా కొంచెం ఆహారం తీసుకొనో, ఒక టిఫినయినా, ఏదైనా ఒక పోషకాహారంలాంటిది తీసుకొని, కొంచెం ఒక అరగంట, పావుగంట గ్యాప్పిచ్చి, కొంచం ఆరెంజ్ నాకు బాగా ఇష్టం. అందులో విటమిన్ సి ఉంటందని, ఇంకా మన స్కిన్న్‌కి ఆహ్, తాజాగా ఉంటంది అని నేను నమ్ముతాననమాట. విటమిన్ సి ఏదైనా నాకు తీసుకోడం ఇష్టం, కానీ ఏదైనా తీసుకున్నాకే, దీసుకుంటా.
హుహు. నిజమే.